కొన్ని కొన్ని కుటుంబాల్లో ఏంటంటే సెపరేట్‌గా కొన్ని సాంప్రదాయాలని లేపోతే కొన్ని ఇవి పట్టింపులుని చెప్పేసి కొన్ని ఫాలో అవుతూ ఉంటారు. అలాగే మీ కుటుంబంలో కూడా ఇలాంటి సంప్రదాయాలేమన్నా ఆహ్, మీకు ఇష్టమైనవి ఏమన్నా ఫాలో చేస్తూ ఉంటారా అండి?
ఆ! చేస్తుంటామండి. అంటే మాకు నోములు అని చెప్పి ఒకటుంటదనమాట కార్తీక మాసంలో. ఆహ్, థర్డ్ మండే చేస్తారనమాట. కార్తీక మాసం స్టార్టయిన తర్వాత థర్డ్ మండే వచ్చే మండే చేస్తారు. అదీ కొన్ని యాన్సెస్టరల్ ఇయర్స్ కంటే 7 ఆహ్, జనరే నాకు తెలిసి 7 జనరేషన్స్ ముందర నుంచి వస్తుంది.
ఓకే. ఓకే. అంటే మీ తాతలు, ముత్తాతలు ఆ టైం నుంచి చేసుకుంటూ వచ్చారా?
ఆ! వస్తుంది. ఆ! చేసుకుంటూ వస్తారు. బేసికల్లీ ఏంటంటే, అది శివుడి గురించి పూజ చేస్తారనమాట కేదారేశ్వర స్వామి అని చెప్పి. శివుడు, అంటే శివుడు, పార్వతీదేవి, కుమారస్వామి, గణపతి ఈళ్ళందరిని కలిపి పూజ చేస్తారనమాట.
ఓకే. ఓకే. ఆహాహా! ఓకే. అంటే ఆహ్, ఆహ్, ఇంట్లోనే ఎ చేసుకుంటారా? లేకపోతే ఏదన్నా గుడికెళ్తారా?
అహా! దానికి ఆ! ఇంట్లోనే చేసుకుంటాము. అంటే దానికి ట్రెడిషన్స్ అండ్ రూల్స్ కూడా ఉంటాయి. ఆహ్, అలాగా అయితే ఆహ్, చేసుకుంటాము. అండ్ దేనికేంటంటే, ఎవ్వరైనా సరే ఒక ఏజ్ తాటిన తర్వాత మేము చిన్నప్పుడైతే ఫాస్టింగ్ ఉండేవాళ్ళం కాదు పిల్లలము. కానీ ఒక కొంచెం ఏజ్ వీళ్ళు ఫాస్టింగ్ ఉండగలరు అని తెలిసిన తర్వాత నుంచి, ఫాస్ట్ ఉంటం అసలు ఏమి తినకుండా, పొద్దున్న అంటే ముందు
ఓకే. ఆహా! ఓకే. ఆ ఆ ఏజ్ దాటిన దగ్గర నుంచి అందరూ ఉపవాసం ఉండాలనమాట వాళ్ళు పెద్దోళ్ళందరూ. ఓకే. ఆ రోజు మొత్తమా అండి?
ఆ! అందరూ ఉపవాసం ఉంటారు. ఇంకా ఏంటంటే ఆ! ఆ రోజు మొత్తమనమాట. ముందే 1 వీక్ ముందర నుంచే మొత్తం ఇల్లు మొత్తం అంతా దులుపుకొని, మొత్తం అసలెక్కడ దుమ్ముండకండా మొత్తం, దులిపేసుకొని పాత బట్టలన్నీ వాష్ చేసేసుకొని, అసలు ఆ రోజుకేమి మనింట్లో బ్యాడ్ అనేది అంటే యూజ్డ్‌వి అని గాని, దుమ్ము అని గాని, ఏముండకూడదు. అంత నీట్‌గా చేసేసుకోవాలి ముందే.
ఓకే. ఆ! ఓహ్! మొత్తం అయ్య బాబోయ్! చాలా ఎక్కువ పని పెట్టుకుంటారుగా మరి?
ఆ! ఫుల్ పని ఉంటదనమాట. కానీ ఆ లాస్ట్‌కి మొత్తం అంతా చాలా రిలీఫ్‌గా అనిపిస్తది. అంతా మొత్తం చేసుకున్న తర్వాత ఇంక సండేకి మొత్తం ఇండ్లు మొత్తం క్లీనింగ్ అంతా అయిపోతది. అయిపోయినాక మండే రోజు మార్నింగ్ నుంచి మొత్తం ఫాస్టింగనమాట.
ఆ! ఓకే. అంటే ఇక మండే రోజున అసలు ఏమీ తినకుండా ఆహ్, మిగ మిగతా పనులన్నీ కూడా ముందే సండేలోపే మొత్తం పూర్తి జేసుకుంటారు. ఓకే.
ఇంకా ఆ! ముందే. ఆ! చేసేసుకుంటాము. ఎంటీ ఇక 5 డేస్ ముందు అంటే మండేకి 5 డేస్ ముందు బియ్యం నానపెడతారనమాట అరిసెల కోసం.
ఆహా! ఓకే. ఓకేండి.
ఆ! అది స్నానం పొద్దున్నే లెగేసి, చన్నీళ్లతో తలస్నానం చేసేసిన తర్వాత, ఆ బియ్యంనీ ఆ! మండే రోజు మార్నింగ్ ఆర పెడతారు. క్లాత్‌లో ఆర పెట్టిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత మిల్లుకి తీసుకెళ్లేయడమో, లేపోతే ఇంట్లోనో ఇదివరకైతే ఇంట్లోనే దంచేవారు. ఇప్పుడు అలా ఎవరు దంచట్లేదు కాబట్టి, మిల్లుకి తీసుకెళ్లేసి అరిసెల పిండి పట్టించి ఆ!
ఆ! మండే హ్మ్. ఆ! దాన్ని గ్రైండింగ్ చేపించేసుకొని తీసుకొస్తారు.
తీసుకొచ్చి అరిసెలు అన్నీ ఉపవాసం ఉండి, ఒక్కటి కూడా టేస్ట్ ఏదీ చేయకూడదనమాట. అరిసెలు ఒండాలి. బూరెలు, గారెలు, పులిహోర. ఇంకా అందరినీ పిలుచుకోవాలి, చుట్టాలందరినీ కూడా. పిలుచుకుని
ఓకే. ఆ! మరి వాళ్ళకి పెట్టొచ్చా?
ఆ! అంటే, వాళ్లకి ఎవరికీ రుచి పెట్టకూడదు ఇవి. అది కూడా ఉప ఉపవాసం ఉండి తలస్నానం చేసినోళ్లే ఉండాలి. ఇప్పుడు మనం ఏవైనా హెల్ప్ ఇప్పుడు మా మమ్మీ అప్పుడప్పుడు అన్నీ చేయలేకపోతే వాళ్ల ఫ్రెండ్స్‌ని ఎవరినైనా హెల్ప్‌కి తెచ్చుకుంటే, హెల్ప్ చేసేవాళ్లు కూడా ఉపవాసం ఉండి, ఏమీ తినకుండా అయితేనే చేయాలి. తినేసిన వాళ్లు ముట్టుకోకూడదు వాటిని.
ఓహ్! ఓకే. ఆహా! హ్మ్. ఓకే. ఓకే. అంటే, బాగా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారు అయితే ఇది.
ఆ! స్ట్రిక్ట్‌గా ఉంటాం. అన్నీ చేసేసుకున్న తర్వాత పొద్దు నుంచి ఉపవాసం మొత్తం అన్నం, కూర అన్నీ వండేసుకొని సాయంత్రం 4:00కి మళ్లీ స్నానం చేసి, ఇల్లంతా ఒకసారి తడిగుడ్డ పెట్టుకొని, దేవుడిని పెట్టిన తర్వా ఆ! మళ్లీ ఇంకొకసారి పెట్టుకోవాలి. ఎందుకంటే పొద్దు నుంచే వంట చేసాం కదా! అవేమీ ఉండకూడదు. మొత్తం మళ్లీ తడిపెట్టుకొని, దేవుడు ఫోటో, కలశం అన్నీ ఒ పెట్టుకుంటారు. దాని తర్వాత తీస్తారంట. పై నుంచి ఒక పెద్ద బాక్స్‌లో కామదే మా ఇంట్లో అయితే ఒక పెద్ద ఇత్తడి బాక్స్ ఉంటదనమాట. అందులో తోరాలు ఉంటాయి.
హ్మ్. హ్మ్. మళ్ళీ ఇంకోసారా? అవునవును. ఆ! ఏ ఏముంటది దాన్లో?
తోరాలు ఉంటాయన్నమాట. అవేంటంటే తా అది ఇప్పుడు యాన్సెస్ట్రల్‌గా వచ్చినవి. చెప్పినప్పుడు అప్పటినుంచే కట్టుకున్న తోరాలన్నీ ఉంటాయన్నమాట.
ఓహో! అంటే ఇవి తాళప్రత గం గ్రంథాలుంటారా చూసారా? అలాంటివా?
అలాంటివి కాదు! తోరాలు అంటే తాళ్ళు, తోరం కట్టుకుంటారు కదా! ఇప్పుడు చేతికి మనం తోరం, కంకణం అని కట్టుకుంటారు కదా!
తోరణాలు కడతారు. ఆహాహా! ఆ! ఆ! ఆ! అర్థమైందండి.
అలాంటి తోరాలు ఉంటాయి. అవేంటంటే ఎప్పుడో నుంచి పూర్వ పూర్వీకుల దగ్గర నుంచి వచ్చిన తోరాలన్నీ ఉంటాయన్నమాట. అది పూజ చేసుకొని అహ్, హ్మ్. 4:00కి, 5:00కి పూజ స్టార్ట్ చేస్తారనమాట. ఒక 1, 2 హార్స్ ఉంటుంది పూజ. దేవుడిది అంటే దా ఆళ్ల గురించి.
ఆ! ఓకే. ఓకే. అంటే ఆహ్, ఆ పూజకి ఎవరన్నా పూజారలు గాని, వాళ్ళ పిలుచుకుంటారాండి? లేకపోతే మొత్తం ఫ్యామిలీయేనా?
అహా! పూజారులు పిలుచుకోవచ్చు. పిలవకపోయినా మనం చదువుకున్నా పర్లేదు.
ఓకే.
డిపెండ్స్. అంటే మన కన్వీనియన్స్ బట్టి. అంటే మేము ఊర్లో ఉన్నప్పుడైతే కంపల్సరీ పూజారులు వచ్చేవాలు. ఇప్పుడైతే పూజారులు రావట్లేదు. ఎందుకంటే అది గుడి ఓపెన్ చేసే టైం. అందులో కార్తీక సోమవారం అంటే ఫుల్ డిమాండ్ ఉంటది కదా గుడికి. సో, అందుకని మేము పిలిచినా సరే
అదేలెండి. అదేలెండి. అలాంటి సమయంలో మీ దగ్గరికి రావాలంటే మళ్ళీ వాళ్ళు గుడిలో ఇబ్బంది అయిపోతది కాబట్టి. హ్మ్.
ఆ! "ఇబ్బందయిపోద్ది" అని చెప్పారు. కాబట్టి, మేమే చేసుకుంటాము. మేము మాకు కాబట్టి ఒక 2 ఆర్స్, 1 1/2 హార్ అట్లా పడతది. పూజ అంతా అయిపోయేటప్పటికి 6 అయితదనమాట. 6 అయిందప్పుడు ఇప్పుడేంటంటే, ఒక కొత్త తోరము ఆల్రెడీ పాత పాత తోరాల నుంచి ఒక తోరం చేసుకొని చేతికి కట్టుకుంటాం.
ఓకే. ఆ! అందరు.
అందరూ. ఇంట్లో ఎవ ఎవ ఎవరు కట్టుకోవాలంటే, ఉపవాసం చేసుకున్న చేసినోళ్ళు కాదు, ఇంటి పేరుటోళ్ళే కట్టుకోవాలి. ఇప్పుడు మా ఇంటి పేరు ఉన్నదనుకోండి నేను, మా డ్యాడీ, మా మమ్మీ, మా తమ్ముడు. ఇట్లా మేమే కట్టుకోవాలి తోరం. వేరే ఎవ్వరికి పూజకొచ్చినోళ్ళందరి కోడళ్ళు కట్టుకోవాలి. అప్పుడు కూతురికి పెళ్లయిపోతే కూతురికి కట్టరు మళ్ళీ.
అంటే, ఓన్లీ ఉపవాసం చేసినోళ్ళేనా? లేకపోతే ఈ పిల్లలు గూడనా? ఓకే. ఓకే. ఓకే. అంటే, ఇప్పుడు కోడళ్లు ఒస్తారు కదా! ఆహ్, ప ఆహాహా! ఓకే. వాళ్ళకి ఇంటి పేరు మారిపోద్దిగా.
ఆ! ఇంటి పేరు ఉన్న వాళ్ళకే కడతారు.
హుహుహు. ఓకే.
అలా కట్టి తోరము, ఆ తోరాన్ని జాగ్రత్తగా ఏంటంటే, పోగు కూడా నేల మీద పడిపోకూడదు. ఆ పోగెళ్ళిపోతే లక్ష్మి ఎళ్ళిపోయినట్టు. ఒక దారం పోగుంటది కదా! అంత కేర్‌ఫుల్‌గా కడతారంట. ఒక కిందొ ఒక పెద్ద క్లాతేసి ఆ క్లాత్ మీద నుంచోపెట్టి కడతారు.
అయ్య బాబోయ్! అదే. మరి పాతదాన్ని ఏమన్నా భద్రపరుస్తారా?
ఆ! బద్ అదే బా ఆ పెద్దం నేను ఒక ఇత్తడి బాక్స్ ఉంటదన్నాను కదా! ఆ బాక్స్‌లో లిటరల్లీ చాలా ఇయర్స్ నించి ఉన్న తోరాలన్నీ ఉంటాయనమాట.
అవును. ఓకే. అంటే, మీ పూర్వీకులందరూ కట్టుకొని, అవన్నీ ఉన్నాయి. ఉండ వస్తా ఉన్నాయనమాట.
అది కట్టేసిన తర్వాత ఆ! ఉన్నాయి. వస్తా ఉంటాయి. వాటినేం అట్లా ఉంటాయి. తర్వాత ఆ తోరము చుక్క బయట స్టార్స్ ఒస్తాయి కదా! ఆ స్టార్స్‌ని చూసి చంద్ చంద్రుడిని చూసిన తర్వాత అప్పుడు ఏదన్నా తిన్నా తర్వాత తోరం తీయాలి. అప్పటి వరకు సెక్యూర్‌గా ఉంచుకోవాలి, ఎక్కడికెళ్ళకూడదు, గుడికి కూడా ఎళ్ళకూడదనమాట. ఆ తోరం ఎక్కడైనా పడిపోతే మ మనకి ఆ ఇయర్ మొత్తం అపశకునం జరుగుతదన్నట్టు.
ఓహో! అబ్బో! అదే అండి. కొంచెం కష్టమే. అలాంటప్పుడు మళ్లీ బయటికెళ్లారంటే, అదెక్కడన్నా మిస్‌ అయిపోతే చాలా ఇబ్బంది పడిపోతారు.
అది. అలా కట్టుకొని ఆ! చాలా సెంటిమెంట్ ఒచ్చేస్తది మళ్లీ మనకి. కాబట్టి ఇంట్లోనే ఉండి ఇంకా ఏంటంటే, దేవుడికి ప్రసాదం పెడతాం కదా! ఏదైతే దేవుడి కోసం ప్లేట్‌లో ప్రసాదం పెడతామో, ఆ ప్రసాదం ఆ ఇంటి పేరువాళ్లు తినాలి. బయటెవ్వరికి ఇవ్వకూడదు. మామూలుగా విడిగా చేసుకున్న ప్రసాదం ఇవ్వచ్చు. దేవుడి దగ్గర ఏదైతే ప్రసాదమో, ఆయనకి నైవేద్యం పెట్టేటప్పుడు ప్లేట్‌లో ఇప్పుడు గుడిలో కూడా మనకి వినాయక చవితికి అప్పుడు దేవుడికి ప్రసాదం అని ప్లేట్‌లో పెడతారు కదా! ఆ ప్లేట్ ఆ! ప్లేట్‌లో పెట్టిన ప్రసాదం వరకు ఆ ఇంటి పేరోళ్లే తినాలి.
అవును. ఆ! ఓకే. అదేలెండి. అవునవును. నైవేద్యం పెడతారు కదా! ఓకే. ఓకే. అంటే వే వే ఇప్పుడు ఆల్రెడీ మీ ఫ్రెండ్స్‌ని గానీ, లేకపోతే అలా పిలుస్తునన్నారు కాబట్టి, వాళ్ళెవ్వరికీ అసలు టచ్ కూడా చేయకూడదనమాట.
అవును. ఆ! టచ్ కూడా చేయకూడదు. వేరే అంటే, మిగతా వండిచ్చినవి సెపరేట్‌గా పెడతాం కదా! అవన్నీ పెడతాం అందరికీ. ఇప్పుడివే ఇవే దేవుడి ప్లేట్‌లో పెట్టిన మిగతా ఉంటాయి కదా పదార్థాలన్నీ.
ఓకే. అవును. ఓకే. అవునవును. అర్థమైందండి. ఆహ్, వాటిని మాత్రం నార్మల్‌గా అందరికీ భోజనాలు పెట్టినట్టు అలాగా పెట్టేసుకోవచ్చు కానీ ఈ నైవేద్యంగా పెట్టింది మాత్రం ఇంటి పేరటోళ్లు మాత్రమే తినాలి.
అవన్నీ వేరే వాళ్ళకి పెడతాం. ఆ! ఇంటి పేరటోళ్లు మాత్రమే తినాలి. ఇంకా ఏంటంటే ఆహ్, ప్రతి ఒక్క అది చాలామంది ఫ్యామిలీస్‌కి ఉంటాయన్నమాట ఇట్లాంటి రూల్స్ కానీ ప్రతి ఒక్కళ్లకి ఒక్కొక్కటి స్పెషల్‌గా దేవుడికి సమర్పించాలి అనే రూల్ ఉంటుంది. ఇది మా ఫాదర్ వాళ్లు అంటే, మమ్మీ వాళ్ల ఫాదర్ వాళ్లకి కూడా ఉన్నాయి. వాళ్లకేంటంటే, కంపల్సరీ నేతితో, నువ్వుల నేతి అరిసెలు పెట్టాలి దేవుడికి. కంపల్సరీ పెట్టాలనమాట. ఆ! ఏది పెట్టినా పెట్టకపోయినా అది మాత్రం కంపల్సరీ పెట్టాలి వాళ్లు. మాకలాగే విరగని హస్తము, అరిసెలు, బూరెలు పెట్టాలి. అంటే హస్తం ఎంత పెద్ద హస్తం పాజిబుల్ అవుతదో మనకి మావ ఆహ్, అదేంటిది అరటి పొళ్ల హస్తం అంత పెద్ద హస్తం తీసుకురావాలి.
ఓకే. ఆ! అంతే కదా! ఓకే. ఆహా! నైవేద్యంగా. అదేనండి. ఓకే. ఓకే. ఓకే. అంటే ఈ పొద్దున్నుంచి మీరు ప్రిపేర్ చేసిన వాటిల్లో, ఈ ఐటెమ్స్ ఆల్రేడీ ఉన్నాయి గాబట్టి, ఇవి, ఇవి కూడా పెడుతన్నారిప్పుడు నైవేద్యంగా. ఈ హస్తం ఒక్కటి బయట నుంచి తీసుకురావాలా?
అది ఆ! ఆ! అవి పెడతన్నాము. ఆ! బయట నుంచి తీసుకొస్తాము. అది కూడా, మ్యాక్సిమం ఎంత వరకు అయితే మనం తీస్కరాగలుగుతామో బిరగకండా, బయట్నించి అంత పెద్దది తీస్కరావాలి.
హ్మ్. ఓకే. ఎప్పుడన్నా కొంచెం అప్పుడప్పుడు ఏదన్నా తప్పిదాలు జరిగినయనుకోండి, అప్పుడేం జేస్తారు, మళ్ళీ అది వదిలేసి ఇంకోటి తీసుకొస్తారా? లేపోతే
ఆ! మళ్ళీ తీస్కరావాలి కొత్తది.
మళ్ళీ తీసుకు రావాలి. ఓకే.
అంటే, ఇప్పుడు మనమొక సపోజ్ హస్తానికి ఒక, 24 అనుకొని తెచ్చుకున్నామనుకోండి. ఒక్ వన్స్ ఇంటికి తెచ్చిన తర్వాత, అది విరక్కూడదు మళ్ళీ దేవుడికి పెట్టి, దాని తర్వాత మనం తినేంత వరకు అ దాన్ని విరగకండా అలానే చూసుకోవాలి. హస్తాన్ని.
హ్మ్. చాల జాగ్రత్తగా చూసుకోలే. ఒకవేళ పండినీయి తీసుకొచ్చారంటే, చాలా డెలికేట్‌గా కూడా ఉంటాయి గదా!
ఆ! కొంచెం పచ్చివే తెస్తాము. ఇంకొకటేంటంటే, ఆ హస్తం మొత్తం మా ఇంటి పేరటోళ్ళే తినాలి...
ఓకే. అంటే ఇప్పుడు దేవుడి దెగ్గర నైవేద్యమైనా సరే, ఆ లేదు ఆ తోరణాలైనా సరే, లేకపోతే ఈ యా హస్తమైనా సరే, అందరూ కూడా ఏదైతే ఇంటి పేరున్నోళ్ళో వాళ్ళు మాత్రమే ముట్టుకొని, వాళ్ళు మాత్రమే తినాలనమాట.
మళ్ళెవ్వరికి ఇవ్వకూడదు. ఆ! వాళ్ళు మాత్రమే తినాలి. అది ఆహ్, అదయిపోతది అందరికీ పెడతామ. కానీ, నెక్సట్ వీక్ మొత్తం రెస్టుంటదండి. ఎందుకంటే మాకీ అర్టి పొండ్లు, ఈ వేవయితే దేవుడి కొండి‌న అరిసెలు, బూరెలు ఇవి తిండమే సరిపోద్ది మాకు వన్ వీక్ మొత్తం. ఎందుకంటే అవి బయట పడేయకూడదు.
హుహు. ఓకే. అవును. అంతే గదా!
దేవుడివి వేస్ట్ చేయకూడదు. మొత్తం మేమే తినేయాలి. కాబట్టి ఇంకా 1 వీక్ ఆ! కంప్లీట్ చేసేస్తాం. అంటే నలుగురముంటాము. ఇంగ ఖచ్చితంగాప్పుడు పులిహార, ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఖచ్చితంగా తినేస్తామనమాట. కూర్చుని.
అదే. ఆ 1 వీక్‌లో కంప్లీట్ చేసేయాలా? ఓకే. అవును. ఓకే. ఓకే. ఆహ్, ఎప్పుడన్నా మీకేమన్నా అనిపిచ్చిందా? అంటే ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రస్తుతం ఏంటంటే కొద్దిగా షార్ట్కట్లు జూసుకోవడం ఇలాంటివి చేస్తున్నారు గాబట్టి మీకెప్పుడన్నా ఇది కొంచెం ఇబ్బందిగా ఉందేమో! అన్నట్టేమన్నా అనిపిచ్చిందా? లేకపోతే మీకు బాగా నచ్చిన పనేనా ఇది?
అంటే ఇయర్ మొత్తంలో ఒక్కరోజు ఫాస్థింగుంటే ఒక్కరోజు చేసుకుంటాం గాబట్టి. ఎప్పుడు అంత పెద్ద ప్రాసెస్ అవసరమా? అని అనుకోలే. అయిన దేవుడితో అట్ల ఎట్లా అనుకుంటామండి? మళ్ళీ మనకు సెంటిమెంటొస్తది ఏదైనా షార్ట్‌కటనుకోని. ఏదైనా మనకి నెగెటివయిందనుకోండి ఆ ఇయర్. ఏమనిపిస్తది? ఆ!
అదండి. ఓకే. అదేం అంటే ఆ రోజు లేకపోతే ఆ తర్వాత రోజు ఏదైనా చిన్నది జరిగినా కూడా అర్రే! నేను సరిగ్గా చేయలేదు కాబట్టి ఇలా జరిగింది అన్నట్టొచ్చేస్తది గదా! అదేం.
ఆ! అవును. అవును. అలా అనిపిస్తూ ఉంటుంది. చాలా అంటే ఒకసారి అట్లనే అయిందనమాట. మా మాకు 2 సార్లు జరిగింది. ఒకసారి మాకు ఆ ఇయర్ చేయడానికి అస్సలు కుదరలేదు. ఎందుకంటే మా ఫ్ డ్ నాన్న వాళ్ళ నాన్నగారు. మా తాతగారుకి హాస్పిటల్ ఉన్నారు. డయాలసిస్ జరుగుతుంది. అలా జరుగుతూ ఉండడం అసలు మాకు ఎ ఎంత చేద్దామన్నా సరే, కుదరలేదనమాట. ఆహ్, ఏదో మా డ్యాడీ వాళ్ళు కొంచెం సింపుల్‌గా ఎవరిని పిలవకుండా, మేము కూడా లేమనమాట. మేము మమ్మల్ని కూడా ఏం లేకుండా వాళ్ళే పరవాన్నం ఆ!
ఓకే. ఏం జరిగింది? అదేనండి. ఓకే. అంటే పిల్లలు గానీ లేకపోతే బయట వాళ్ళు గాని ఎవ్వరూ లేకుండా నాన్నగారొకళ్ళే
ఆ! ఆ! నాన్నగారు, అమ్మగారు. ఎందుకంటే తాతగా తాతయ్య ఆహ్, నానమ్మ హాస్పిటల్లోనే ఉన్నారు. ఆహ్, నా తాతయ్యని చూసుకుంటా నానమ్మ హాస్పిటల్లోనే ఉంది. అయితే ఇంకా చిన్నగా పరవాన్నము, అరిసెలు వండేసి దేవుడికి పెట్టేసి అలా చేసేశారు. ఏదో. ఆహ్, అంటే ఆ రోజు చెయ్యాలి. అలా వదిలేయకూడదు. తోరాలు తీసి మళ్ళీ కట్టాలి అని చెప్పేసి చేసారు. కానీ
ఓకే. హ్మ్. అదే గదా! ఓకే. ఓకే. అదే. అంటే ఏదో కొంచెం చిన్న ఫార్మాలిటీలాగా కానిచ్చేసారు.
ఆ! ఫార్మాలిటీలాగా కానిచ్చేేశారు. కానీ అప్పుడేమైందంటే మా ఇయర్ మా తాతయగారు చనిపోయారనమాట.
హ్మ్. అయ్యో!
అప్పుడు అనిపించింది. అయ్యో! మనం చేయలేదు. అందుకనే ఇలా అయిందా! అననిపించిందనమాట. ఇంకొకసారి ఏంటం ఆ! ప్రశాంతంగుంటది. ఇంకొకసారేంటంటే, ఇప్పుడు మాకు చాలామంది అంటే ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ కాదు, ఎవరు ఫ్యామిలీ అట్లా డివైడయిపోతది కదా! అందరికీ ఇప్పుడు తోరాళ్లో పార్ట్స్ కింద చేసి, ఇచ్చేస్తారనమాట ఎవరికి వాళ్ళకి. ఇప్పుడు మా ఫ్యామిలీ
అదే. ఉండిపోద్దిగా ఇంక మనసు ప్రశాంతంగా ఉండదు. అవును. ఆ! అంటే మరి ఒక పెద్ద పెట్టేవుంటాది కదా! మరి ఆ పెట్టెని కూడా అంటే ఐ మీన్ దానిలో నుంచి సెపరేట్‌గా చేసి ఎవరికి వళ్ళకి పంపిచ్చేస్తా ఉంటారా?
ఆ! ఎవరికి వాళ్ళకి పంపిచ్చేస్తుంటరు. ఎవరి వాళ్ళు వాళ్ళ ఇత్తడి పెట్ట తెచ్చుకోవాలి మంచి ఆహ్, స్ట్రాంగ్ పెట్ట వ పెట్టెలో పెట్టేస్తారనమాట. అంటే ఇప్పుడు మా తాతగారు వాళ్ళు ఐదుగురు త అన్న తమ్ములు. ఇప్పుడు ఒక స్టేజొచ్చేంత వరకు అందరూ కలిసి చేసుకున్నాక, ఎవరికి వాళ్ళ జీవితాలు సెపరేటయిపోతారు కదా! ఊర్లుకి మారిపోవడం. అందరూ కలిసి చేసుకోవడం ఆ!
అదేలెండి. అవును. పెళ్ళిళ్ళయిన తర్వాతన్నా కూడా సెపరేటయిపోతూ ఉంటారు గదా!
అవును. ఇంక కుదరకపోవడంతో అప్పుడెవరికి వాళ్ళకి సెపరేట్ చేసి ఇచ్చేసారనమాట తోరాలు.
ఓకే.
వాళ్ళకి. అలాగా అయితే ఒక ఒక మాకొక తెలిసిన ఒక పెద్దనాన్న గారు ఆహ్, ఆహ్, మా తాతగారికి, అన్నయ్య గారి అబ్బాయి.
అదేనండి. అంటే, నాన్నగారికి అన్నయ్య అవుతారు.
ఆ! అది. ఆయ ఆయన ఇట్లాగే వాళ్ళకి ఏదో కుదరట్లేదు హెల్త్ ఇష్యూస్ వల్ల చేయలేకపోతునామని, ఆ ఇయర్ చేయలేదనమాట. చేయకపోతే పాపం ఆయనకి యాక్సిడెంట్ అయ్యి, ఫ్యాక్చరయ్యింది కాలు. సో అట్లాంటియనిపించినప్పుడల్లా, మాకు ఎందుకు? ఇట్లాంటి రిస్క్ అది సెంటిమెంటవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. లేతే మేమే ఓవర్ థింకింగ్ చేసుకునుండొచ్చు.
హ్మ్. ఆ! ఓకే. యాహ్! <giggles> అదే. అంటే, ఆ సిట్యుయేషన్‌లో అలా జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా మనకదే అనిపిస్తదండి. అది చేయలేదు కాబట్టే జరిగిందన్నట్టే, అందరికీ ఉంటది కాబట్టి ఇక తర్వాత నుంచి వచ్చినప్పుడన్నా, చాలా జాగ్రత్తగా నిష్టతో చేస్తా ఉంటారు.
అవును. ఆ! చాలా జాగ్రత్తగా ఆ! నిష్టగా చేసుకుంటాము. ఎప్పుడే అంటే, మేమెప్పుడో మా తాతగారు చనిపోయినప్పుడు తప్ప, మిగతా అన్ని సార్లు ఒక్కొక్కసారి మనకి కుదరకపోవచ్చు. థర్డ్ మండే, ఫోర్త్ మండే చేయడానికే ప్రయత్నిస్తామండి. కానీ, కంపల్సరీ చేస్తాము.
అంటే, ఆ మాసంలోనే కంప్లీట్ చేయడానికి చూస్తారు.
ఆ! కంప్లీట్ చేయడానికి చూస్తాము. ఇంకా నా అంతా మొత్తం మంతంతా నాన్ వెజ్ తినకుండా, నీట్‌గా ఉండడానికి అయన్ని కూడా ప్రయత్నిస్తూ ఉంటామనమాట.
అదేనండి. ఓకే. ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్‌లో మీకు బాగా నచ్చిన ఏదే లేకపోతే బాగా ఇష్టమైన ఏదైనా చిన్న విషయముందా? అంటే ఈ తోరణాలు కావచ్చు, లేకపోతే ఈ అరిసెలు కావచ్చు వీటన్నిటిలో ఏది మీకు బా ఇష్టం?
ఆ! ఏది నాకు బా ఇష్టమంటే, పొద్దున్నంత ఉపవాసం ఉన్నాక నైట్ ఫుల్లుగా తింటామనమాట. అది చాలా ఇష్టం. అసల అన్ని రకాలు ఆహ్, పొద్దున్నుంచి ఉపవాసం ఉంట ఫుల్లు ఆకలుంటది. అన్ని అరిసెలు, బూరెలు, గారెలు, పులిహర, పరవన్నం. మళ్ళీ అన్నం, పప్పు, కూర అన్నీ ఉంటాయనమాట.
<chuckles> ఓకే. అవును. అదే. అండ్ హ్యాపీగా ఫ్యామిలీతో ఉంటారు కాబట్టి ఇంకా <giggles>
ఆ! అసల ఫుల్లుగా లాగిస్తాం అసలా రోజు ఎంత తింటామంటే ఎందుక పొద్దున్నుంచి ఏం తినం అసలు వాటర్ కూడా తాగమనమాట. సో
ఆ 3 పూటలది కలిపి ఒకే పూట తినేస్తారు.
ఒకే పూట ఫుల్లుగా తింటాము. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్. ఇంకొకటేంటంటే ఆ పూజ దెగ్గర ఆహ్, దేవుడికి దండలు కట్టడం గానీ. ఆ తోరాలు బాక్సు ఏంటంటే నాకే ప్రతి ఇయర్ అప్ప జెప్తారంట. క్లీన్ చేసేది. ఆ తొరాలన్నీ తీసేసిన తర్వాత ముందు పూజ స్టార్టయ్యే ముందు
అది. ఆ! ఓకే. జా జాగ్రత్త పరచడం గాని, భద్రపరచడం అవన్నీ కూడా మీకిచ్చేవాళ్ళు.
భద్రపెట్టడం కాదు. క్లీన్ చేయడం. అంటే తోరాలన్నీ తీసేసి బాక్స్ ఒకసారి కడుగుతాం ఎవ్రి ఇయర్. ఆ కడిగే అదెంత బరువుంటది ఆ బాక్స్ మీద చాలా రాసుంటాయన్నమాట. అవన్నీ చదువుకుంటూ కడుగుతాను. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది.
ఆహాహా! ఓకే. ఆహా! ఓకే. ఆ! నిజంగా చాలా బావుందండి. వింటంటే అంటే నాకు తెలిసి చాలా తక్కువ ఫ్యామిలీకి ఇలాంటి నిబంధనలు అవన్నీ ఉంటాయి గదా!
అవునండి.
అదే. <giggles> మీ సంప్రదాయాలు, మీ కుటుంబ సంప్రదాయాలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. అండ్ బాగా షేర్ చేసుకున్నారండి. <giggles> ధన్యవాధాలు.
హ్మ్. న ధన్యవాదాలండి.